హ్మ్. అవును. సో నేనలాగే ఓకే. వెళ్దామని చెప్పేసేసి డిసైడయ్యాను. అలా వెళ్ళినదాన్ని ఇంక ఇంటర్ వరకు ఇంకక్కడే కంటిన్యూ జేశాననమాట. సో మీకు తెలిసిందే కదా! హాస్టల్‌లో ఉంటే పర్టిక్యులర్‌గా ఫుడ్డు అసలు బాగోదు. ఫుడ్డు ఎలా ఉంటుందంటే అసలు చెప్పక్కర్లేము. బలవంతంగా ఒక ముద్ద నోట్లకి పంపిచ్చడం తప్ప ఇష్టంగా అసలే రోజూ తినింది లేదనమాట. సో
హ్మ్. నిజంగా. బాగు అయ్యో! చాలా కష్టంగా గడిచింది. మరి ఇంటి నుంచి ఏమైనా పొడులు పట్టుకొని వెళ్ళడం. కొన్ని కొన్ని స్నాక్స్ చేస్తూ ఉంటారు కదా! అలాంటివైనా పట్టుకొని వెళ్ళేవారా?
ఆ! మాక్ అవును. అవును. మాకసలయి నాట్ అలౌడండి. ఓన్లీ అక్కడ హాస్టల్ ఫుడ్డు మాత్రమే అలో అనమాట. మాకు మా మదరు
ఇదేంటి అక్కడ పెట్టేది తిని చచ్చిపోవాలంటారా ఏంటి? వాళ్ళేమైనా అంత శుభ్రత పాటించరు? ఏదో చేస్తారంతే. ఇంకా రైస్‌లోకి వచ్చేసరికి సున్నం కూడా కలిపిస్తారని చాలా దెగ్గర విన్నా అండి. ఆకలి వేయనివ్వకుండా ఎక్కువ తినకుండా. హ్మ్.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. అవును. కానీ అది నిజమే కానీ ఏంటంటే ఇక్కడ పర్టిక్యులర్‌గా హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత వాళ్ళు గూడా ఏండంటే ఏం లేదు మేము మంచిగా చూసుకుంటాము. అసలెటువంటి ఇబ్బంది పడరు మీ పిల్లలు అని చెప్పేసి చెప్తారా? వన్స్ అక్కడికెళ్ళిన తర్వాత ఆ! ఫుడ్డు అసలే నాటెలవుడనమాట. జస్టు పేరెంట్స్ డేకి మాత్రమే ఫుడ్డు అలో ఉండిద్ది ఫుడ్ తినేయడం అంతే. ఈవెనింగ్‌కి హ్మ్. తినాలనిపిచ్చి ఉంచుకుంటారు గదా! ఫుడ్డనేది బాక్స్‌లో. సో
హ్మ్. మాటలే కదా! హ్మ్. ఏదైనా చెప్పేస్తారా? మరి ఘోరమండి ఇది. అసలా ఎక్కడ నేనైతే చూడలేదు. మరి దారుణంగా ఉంది. ఆహ్, ఇంట్లో ఉన్న ఫుడ్డుకి దానికి చాలా తేడా ఉంటుంది.
ఆ! అంటే వాళ్ళ పద్ధతి ఆహా! అవును. వాళ్ళ పద్ధతి ఏంటంటే ఏమన్నా ప్రాబ్లమ్ అయితే గనక మళ్ళీ వాళ్ళ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి ఖర్చువుతుంది కదా! అక్కడ. సో దాని గురించి ఆలోచించి ఇవన్నీ అసలు లోపలికి ఎలవ్ జేయరనమాట. ఆహ్, ఒక్క బిస్కెట్స్ ఏమన్నా చిన్న స్నాక్స్ అంతే. ఇవి తప్ప అసలు అలవ్‌లేదు.
హ్మ్. ఆరోగ్య సమస్యలెప్పుడూ రాలేదండి. ఆ ఫుడ్డు తినడం వల్ల మీకు?

అయ్యబాబోయ్! అంటే, లేటు, లేటు‌గెళ్తే ఆ శిక్షలుండేవా?
సో, ఇదంతా ఎందుకని జెప్పేసేసి ఆ! లేటుగెళ్తే గనుక కంపల్సరీ ఇదే. కంపల్సరీ అనమాట ఇది. సో, దానివల్ల ఏంటంటే మేమేం చేశామంటే ఇంకా కంప్లీట్‌గా ఇంక ఇంటికి రావడం ఆలస్యం ఫస్టు నిద్రండి. ఫస్టు నిద్రబోతాం మేము. కంప్లీట్‌గా నిద్రబోతాం. హ్మ్. ఆ! అవును. అవును. అవును. ఆ! ఆ! ఆ! చాలా అంటే చాలా అండి. అసలు ఇంటికి రావడం ఆలస్యం ఇట్లా పొడుకుంటే చాలసలు ప్రశాంతంగా నిద్ర పట్టేసిద్ది. అంటే ఎటువంటి ఆలోచనలుండవు. రేపొద్దున్నే లేసి బయలుదేరాలి, లేదంటే ఇగో 3 అవుతుంది, అమ్మో! బెల్లు కొడతారేమో భయ లోపలికెళ్ళాలి. అంటే, ఈ పర్టిక్యులర్‌గా టైమ్ టు టైమ్ ఫుడ్డనేది బెడతారు గదా! మళ్ళా టైంకి లేవకపోతే ఫుడ్డందదేమో లేదంటే ఎలా క్లాసెస్‌కి మిస్సవుతామేమో అని జెప్పి ఇట్లాంటి భయం, హ్మ్.
హ్మ్. ఖచ్చితంగా అంటే, చా చాలా రోజుల నుంచి పడుకోలేనట్లు అలా ఉంటందేమో హాయిగా మనసంతా. అవును. ఇంతకీ ఏ బెడదలు ఉండవు. మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది.
అవును. అవును. సో ఇట్లాంటి భయమంతా ఉండేదనమాట.
చాలా కష్టమైన జీవితాన్ని అనుభవించారమ్మా ఈ హాస్టలు కాకపోతే, కొద్దిగా ఫుడ్ ఎలోవ్ చేసినా వాళ్ళు బాగున్ను. ఈ ఫుడ్ కూడా ఎలోవ్ చేయకపోవడం అస్సలు బాగోలేదు.
అస్సలు ఎలోవ్ ఉండదండి? ఫుడ్డసలు ఎలోవ్ ఉండదు. అసలు ఫుడ్డేంటండి, ఒక రోజు ఒక సంఘటన జరిగింది, ఒక సంఘటన జరిగింది.
ఇయర్‌కి ఎన్ని సార్లు పంపిస్తారు? సంవత్సరంకొక్కసారయినా ఇంటికొస్తారా మీరు?
ఆ! సంవత్సరానికి ఒకసారి కాదులెండి. దసరాకీ అండ్ న్యూ ఇయర్‌కి శాం అంటే క్రిస్టమస్‌కి న్యూ ఇయర్‌కేమో ఒక 3 డేస్ ఇస్తారు. న్యూయర్‌కి గాదు. క్రిస్టమస్‌కి ఒక 3 డేస్ ఇస్తారు. అండ్ సంక్రాంతికొక 15 డే 13 డేసో, 15 డేసో ఇస్తారు. మళ్ళీ దసరాకొక 10 డేస్ అంతే. మేము ఇంటికొచ్చేదివే.
హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. అవును. ఓకే. ఓకే. ఒక సంఘటనన్నారు కదా! ఏంటండది?
ఏంటి? అర్థం కాలేదండి.
ఒక సంఘటన జరిగింది అన్నారు కదా!

లేదు లేదు. ఆ! అంటే లేదు గానీ, <smacks lips> ఆహ్, సమ్ నాకు ఫీవర్ గూడా రాలేదు ఆ టైంకి. కాకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి గానీ, బయట పడలేదనమాట. కానీ, కొంచం ఏజ్ పెరిగే కొద్దికే కదా మనకు ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అయ్యేది.
హుహు. నిజంగా, చిన్నప్పుడు ఏం తెలీదు. చదువుకున్న రోజుల్లో కూడా బయట పడవు. ఆ బయట పడాలంటే దాదాపు ఒక 5-10 సంవత్సరాలైనా పడుతుందండి. ఇంక 20 సంవత్సరాలు పైబడిన తర్వాత ఒక్కొక్కటిగా వస్తూ ఉంటే, మనం అప్పుడు వెళ్ళాలి వెనక్కి వెళ్తే, ఓకే ఇది చేశాము, ఇలాంటిది తిన్నాం ఆహారం, అందుకే ఇప్పుడు ఇదోచ్చిందని అప్పుడు అర్థమవుతుందండి.
హ్మ్. హ్మ్. అవును. అవును. ఆ! హ్మ్. అవును. మళ్ళిక్కడ మేమూ వచ్చామనుకోండి ఇంటికి, అంటే వస్తాం కదా! హాస్టా హాస్టలర్స్ అన్నాక ఇంక మా ఇంటికి రాగానే, ఇంక మా అమ్మ చేసే పప్పన్నా, ఇంక ఇడ్లీ జేస్తది. ఆ! కొంచెం చికెన్ కర్రీ ఆ! చికెను మా అమ్మ మళ్ళీ డిఫరెంట్‌గా జేస్తది, అల్లం పేస్ట్ ఏమో ఆయిల్లో వేపకుండా చక్కగా చికెను లాస్ట్‌లో గానీ, మిడిల్‌లో గానీ వేసిద్దనమాట. అదొక డిఫరెంటు టేస్ట్ ఉండిద్ది. అంత
హ్మ్. అవునా? హ్మ్. ఓకే. ఇలా ఇంకో అసలు మొదటి నుంచి ఇలానే చేసేవారండి. ఇప్పుడేంటంటే కాలంతో పాటు అప్‌డేట్ అయిపోయి అది ముందు, పచ్చి వాసన పోవాలి, మాయమైపోవాలని ముందు చేస్తున్నారు గానీ, మీరు చెప్పినట్టే నాకు తెలుసు.
అవునా! ఓకే. అవును. అవును. కానీ, ఆ ప మీకు మీరు చూస్తున్నట్టయితే ఆ పచ్చి వాసనసలు తెలీదు తెలుసా? ఆ పచ్చివాసన అసలు కొంచం కూడా రాదు మా అమ్మ మిడిల్‌లో ఏసిద్ది, అంటే చికెనేసిన తర్వాతే ఏసిద్ది. హ్మ్. చికెనేసిన తర్వాత ఏసిద్ది. అయిన సరే అల్లం పేస్ట్ అనేది స్మెల్లే రాదు. మరిక్కడ కొత్తగా ఎందుకు నేర్పించారో మనకైతే తెలీదు గానీ, అసలు ఆ స్మెల్లే రాదనమాట.
హ్మ్. హ్మ్. ఈ మిడిల్‌లోది అసలైన టేస్ట్. అవునవును. మీరు చెప్పినట్టు ఈ మధ్యలో బావుంటుంది. హ్మ్. ఆ! చెప్తారు అలానే. అదే కదా! ఎలా అంటేనండి ఇప్పుడు ఫోను లేకపోతే చదువు రాదు అన్నట్టుంది ఇది కూడా. హ్మ్.
హ్మ్. హ్మ్. నిజంగానే, నిజంగానే ఇది మాత్రం వాస్తవం అసల. కానీ, <smacks lips> ఏంటంటే ఇంక నేను హాస్టల్ గాబట్టి అమ్మ ఫుడ్ చాలా మిస్ అయ్యేదాన్ననమాట. ఈవెన్ ఆ పచ్చడికి కూడా హ్మ్. హ్మ్.
అది అయితే మీరు, ఇంటికి వచ్చిన వెంటనే మీకూ ఆ వాసనలకి ఏమనిపించేది? అంటే ఫుడ్ కాకుండా గాలిలో, వాతావరణంలో ఒక రకమైన వాసనుండొచ్చు. ఇంక మీది పల్లెటూరన్నారు కాబట్టి ఆ మట్టి వాసన గానీ, ఆ అనుభూతులు ఎలా అనిపించాయి, మళ్ళా మీరు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు?
హ్మ్. అవును. హ్మ్. అవును. అంటే, హాస్టల్ అంటే ఒక జైల్ లెక్కే అండి నాకు తెలిసి. ఆ! అది గూడా ఎలా ఉండిద్ది అంటే, అసలు బయటికి బయట ప్రపంచం అసలు మనకొక్క పర్సన్ గూడా కనిపించరు. మన చుట్టూ ఉన్నవాళ్ళు ఇంక మనవాళ్ళనుకోని ఉండాలక్కడ. సో, అంటే, మాకసల బయటికి నాట్ అలోవ్‌డు. జస్టు హాలిడేస్‌కు మాత్రము పేరెంట్స్ వస్తే అది గూడా, ఓన్లీ పేరెంట్స్ ఒస్తేనే పంపిస్తారు. మళ్ళీ వేరే వాళ్ళెవరొచ్చినా సరే పంపించరనమాట. సో, మళ్ళీ వాళ్ళు వచ్చేవారికి ఆగి, వాళ్ళ కోసం వెయిట్ చేసి అప్పుడు ఇంటికెళ్తే, అసలా ఇంటి దగ్గర వాతావరణం చూస్తే అసలెంత మనసు ప్రశాంతంగా ఉండిద్దంటే, ఈవెన్ మేము 3కి లేవాలండి మార్నింగ్ అక్కడ. ఏ ఏజ్ వాళ్ళైనా సరే 3కి లేచి రెడీ అవ్వాలా. 6 కల్లా గ్రౌండ్‌లో ఉండాలి. హాస్టల్‌లో ఉన్నప్పుడు. ఆ! అవును. సరిపోదు. కానీ ఇంకంతే 3కి లేచి మళ్ళీ రెడీ అయితేనే మాకక్కడ బాత్‌రూమ్స్ ఖాళీ అవ్వటం గానివ్వండి, మేము రెడీ అవ్వటం. బట్టలు ఉతుక్కోవాలి కదా! మాకు మేమే మళ్ళీ. సో, 6 కల్లా మళ్ళీ గ్రౌండ్‌లో లేకపోతే, నేమ్స్ అన్నీ ఎక్కిచ్చేసేసి ఇంక టీచర్‌కిస్తే ఆ ఎండలో ఎర్రటెండలో మోకాలు దండ ఏపిచ్చేవాళ్ళు.
హ్మ్. నిజంగే. అయ్యో! కష్టమేనండి. అలా న స్క్ ఓకే. హాస్టల్‌లోనా? 3కి లేచిపోవాలా? అసలు నిద్ర సరిపోద్దా అండి? హ్మ్. నిజంగా అండి.